అసలొక విషయం జెప్పండి. ఫస్ట్ లవ్‌లో ప్రేమ పుడుతుందా? అసలది సాధ్యమేనా?
హ్మ్. హ్మ్. <smacks lips> అంటే ఆహ్, పుడుతుందా అంటే అది కొన్ని ఆహ్, రకాల అంశాలను బట్టి ఉంటుందంటి. ఆహ్, అదెలా చెప్పొచ్చంటే మనం ఆహ్, హ్మ్. కొందరంటుంటారు. అంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటే మొదటి చూపులోనే <chuckles> ప్రేమ అనేది పుడుతుందని చెప్పేసి. అది ఉత్త ఆకర్షణ అనె అని నా అభిప్రాయం అన్నమాట. అంటే ఒక చూపులోనే మనం ఆహ్, అది ప్రేమ అని అనుకుంటున్నాం అంటే అది బయటి అందం చూసి అంతే. వాళ్ళ రంగుని చూసో హ్మ్. వాళ్ళుండే విధానం చూసో అది ఆకర్షణ మాత్రమే.
దబ్ మొదటి ఆ! ఫస్ట్ సైట్ ఆ! ఆ! ఆ! హహ. అయితే ఈ ఈ ఈ అంటే ఇద్దరందమైన వాళ్ళు మాత్రమే మొదటి చూపులో ప్రేమలో <giggles> పడతారు. మాములోళ్ళకి కుదరదన్నమాట అయితే టెక్నికల్‌గా.
అంటే నా వరకైతే నేననుకుంటుననమాట. అంటే వాళ్ళకి కొ అందంగ, అందంగా లేని వాళ్ళు కూడా కొందరికి అరె! ఆహ్, ఓకే. నాక్ సె అంటే వాళ్ళకి సెట్ అయితారు అని అనిపించిన వాళ్ళతో అలా అనుకుంటారన్నమాట. హ్మ్. అలా హ్మ్. వాళ్ళ దృష్టిని బట్టే ఉంటుంది. అంటే చూపుతోనే మనం ఆహ్, వాళ్ళని అండ అంటే అండర్‌స్టాండ్ చేయలేము కదా! అన్ని రకాలుగా, అన్ని కోణాలుగా, మనల్ని సరిగ్గా అర్థం చేసుకుంటారో? లేదో? ఏ సిట్యుయేషన్‌లో ఏ విధంగా అర్థం చేసుకుంటారో అనేది కూడా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఆహ్, ఒక ఆహ్, అంటే ఒక బంధం ఏర్పరుచుకోవడానికి నిజంగా నేనైతే ఆ విధంగానే ఆలోచిస్తాను తప్ప ఈ పైపై ఆకర్షణలు, పైపై మెరుగులను మాత్రం అస్సలు ఆహ్, లెక్క చేయనండి.
ఓకే. ఓకే. అవునులెండి. అవునులెండి. అవును. అందం చూసే వాళ్ళ దృష్టిని బట్టుంటుందంటారు గదా! హ్మ్. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. హ్మ్. హ్మ్. లెక్కచేయరు. మరైతే అంటే ప ప్రేమలో పడాలి అంటే, ఒక వ్యక్తి తోటి కొంచెం టైమ్ వాళ్ళతో ట్రావెల్ జేయాలంటారు. మీ మీ ప్రకారం. సో అది మరి ఎలా జరుగుతుంది? అంటే క స్నేహితుల మధ్యనే లేదా డేటింగ్‌ లోనే కుదురుతుంది. ఇది టైమ్ స్పెండ్ చేయటం అనేది ఓహ్, ఓ పరిచయం లేని వాళ్ళ మధ్య ప్రేమ పుట్టటం కొంచెం కష్టమే అంటారు.
హ్మ్. అవును. హ్మ్. హ్మ్. అవును. అవును.

అంటే, ఇప్పుడూ ఆహ్, కల్చర్‌కి మంచివి కాదని నేననుకుంటున్నాను. ఎందుకంటే, ఈ సోషల్ మీడియా, ఈ ఆన్‌లైన్ ఈ యాప్సన్నొచ్చిన తర్వాతా, ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అస్సలు తెలియట్లేదు. నిజంగా మనం ఇప్పుడూ ఆహ్, పరిచయం పరిచయం పెంచుకోవాలి వ్యక్తులతో, వాళ్ళతో ప్రేమా అది ఇది సాగించాలి, ఒక బంధాన్ని ఏర్పరుచుకోవాలి అనుకుంటే, ప్రత్యక్షంగా కలిసి వాళ్ళతో నమ్మకం ఏర్పరుచుకొని, వాళ్ళు మనతో ఏ విధంగా ఉంటున్నారు, ఈ సిట్యుయేషన్‌లో ఏ విధంగా ఉంటున్నారు, ఆహ్, నేను ఆహ్, తక్కువ, కిందకైన సిచ్యువేషన్‌లో నన్నెలా చూసుకుంటున్నారు అని ప్రత్యక్షంగా చూసుకున్నది వేరు. మనకు ఆన్లైన్‌లో ఏ విధంగా చేస్తారు, వా‌ళ్ళొకటి చేసినా గానీ, దానికి మారుగా చెప్తూ ఉంటారు. అబ్బా! నేను మంచి వాడిని, నేను మంచిదాన్నని చెప్పుకుంటూ ఉంటారు. సో, ఏది నమ్ ఏది నమ్మాలో మనకు తెలియదు. సో, ఖచ్చితంగా నేనైతే దీనికీ వ్యతిరేకంగానే ఉంటాను. ప్రత్యక్షంగా మనతో ఉండి ఏర్పడిన బంధమే మంచిదని నేను నమ్ముతాను.
హుహు. హుహు. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. అవును. అవును. అవును. కరెక్ట్. అసలు ఆన్‌లై అవును. కరెక్ట్. కరెక్ట్. నిజమే. నిజమే. అసలు సోషల్ మీడియా, ఆన్‌లైన్ అంటేనే అదొక పెద్ద ఫేక్ ప్రపంచం. ఇంక ఇలాంటిదంటే, వాళ్ళూ నేనే సూపరని చెప్పుకోడానికి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తారు వాళ్ళు. నిజం జెప్పారు. ఓకె. ఇకపోతే ఒక బంధం చాలా ఆహ్, చాలా మందిలో ఏంటంటే, కేవలం పిల్లల కోసమే అది భరిస్తూ ఉంటారు, నచ్చకపోయినా, ఇష్టం లేకపోయినా, ఏదైనా. సో, ఆహ్, దాని మీద మీ అభిప్రాయమేం, ఎంతవరకు భరించాలి పిల్లల కోసం? అంటే, వాళ్ళిద్దరి మధ్య సఖ్యత లేనప్పుడు, గొడవలవుతూ ఉన్నప్పుడు, ఆహ్, టాక్సిక్ బిహేవియరున్నప్పుడు పిల్లల మీద గూడా ప్రభావం చూపిస్తుంది గదా!
హ్మ్. అవును. అవును. హ్మ్. హ్మ్. అవును. హ్మ్. అవును. అవును. అవును. అంటే, ఆహ్, హ్మ్, ఒకా ఆహ్, లిమిటుంటుండె. దేనికైనా గూడా ఒక లిమిటుంటుంది. ఆ లిమిట్ వరకే ఖచ్చితంగా ఓపికతో ఉంటున్నారు, ఇప్పడి సమాజంలో అయితే ఖచ్చితంగా. కానీ, ఆ లిమిట్ క్రాసయిన తర్వాత మాత్రం వ పిల్లల కోసమనాలోచించినా కూడా, వాళ్ళ పైన ఎఫెక్ట్ పడుతుంది గాబట్టి, విడిపోయి పిల్లలను ఖచ్చితంగా ఆహ్, ఒంటరిగా పెంచడమైనా మంచిదా, లేకపోతే ఇంకొకా మనలని అర్థం చేసుకునే భాగస్వామి మన జీవితంలోకొచ్చి ఆహ్, ఒచ్చినప్పుడు అలా చేసుకోడం కూడా మంచిదే. కానీ, నిజంగా అలా ఆహ్, ఆహ్, పిల్లల కోసమని ఆలోచించీ, వాళ్ళ సెల్ఫ్ రెస్పెక్ట్ కోల్పోయి ఆహ్, వాళ్ళు మొత్తం డిప్రెషన్‌లోకి వెళ్లి, అలా చేస్తే మాత్రం ఆహ్, చాలా ఆహ్, మంచిది కాదని నేననుకుంటున్నాను.
ఆహ్, సో, మీరేవంటారు దానికి? హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. సంతోషంగా పెంచటం. హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. తప్పు. అవును. అవును. అవునండి. నేను పూర్తిగా ఏకీభవిస్తాను దీనితోటి కూడా. ఆహ్, చాలా చక్కటి విషయాలు చెప్పారండి. అంటే, ప్రేమ గురించి, పెళ్లి గురించి, బంధం గురించి, మీ అభిప్రాయాలు గానీ, ఆలోచనలు గానీ, నిజంగా చాలా ఆహ్, ఆదర్శవంతంగానే కాదు ఆహ్, మన సంస్కృతికి అండ్ మంచికి, ఓవరాల్ మంచికి కూడా చాలా ఉపయోగపడేవిలాగున్నాయి. మీతో మాట్లాడినందుకు నాకు చాలా సంతోషంగా ఉందండి. మళ్ళీ ఒక సందర్భంలో తప్పకుండా మాట్లాడుదావండి. తెన్
హ్మ్. హ్మ్. నాకు కూడా సంతోషంగా ఉందండి. మళ్ళీ కలుద్దామండి. ధన్యవాదాలు.